ఏది వాటర్ బాటిల్ పడడం వల్లా?
ఆ! నేను ఒక్క ఉదాహరణ మాత్రమే ఇచ్చానండి. హ్మ్. ఇలాంటివి సినిమాల్లో ఆ సినిమా మొత్తం ఇలానే ఉంటుంది. ఇలా నేను చెప్పింది బ వాటర్ బాటిల్ పడడం వల్ల. కొన్ని ఎలా ఉంటాయంటే, ఇలా యాక్సిడెంట్ సీన్స్ చూపిస్తారు ఇప్పుడు మనం రోడ్ పైన ప్రయాణం చేసేటప్పుడు, ముందట అంటే పెద్ద, పెద్ద లారీలలో, ట్రక్స్‌లలో కట్టెలెక్కువగా పెట్టుకొని వెళ్తారు గదా, ఇలా షుగర్ కేన్ కానివ్వండి, అవి ఎక్కువగా వెల్ పెట్టుకొని వెళ్తారుగా. ఆహ్, వాటి తాడు కాని ఏమైనా తెగిపోయి, ఎనకాల ఉన్న వెహికల్స్ అన్నిటికి యాక్సిడెంట్ అయితే ఎలా ఉంటుందో ఇవన్నీ చూపిస్తారు. ఆ!
ఆ! అంటే, సినిమా మొత్తం అలాగే ఉంటుందా? అయ్యబాబోయ్! అదే. హ్మ్. ఆ! ఆ! కామనే‌గా అట్ల, అట్లా. అవును. అవునండి. వెనకాల. <laughs> అంతలాగా ఎవరండి బాబు ఆలోచించేది? <chuckles>
అదే అదే. ఆ సినిమా ప్రత్యేకతే అది. అది ఈ 4 డీఎక్స్‌లో చూడడం చాలా బాగుంటుండే అనమాట. నేను మిస్ అయ్యాను. కానీ, వాళ్ళు మార్కెటింగ్ కూడా ఏ విధంగా చేసారంటే, మీరు 4 డీఎక్స్‌లో చూసుకుంటే పక్కా చచ్చిపోతారు మీరు. ఇంకా ఆ సీన్ నుండి కత్తొచ్చి గుద్దేస్తది.
ఓకె. ఆ! ఆ! <chuckles> అంటే నిజంగానే అలా మార్కెటింగ్ చేస్తే, ఆ ఎక్స్‌పీరియన్స్ కోసమైనా చాలా మంది ఒస్తురు గదా!
అవునవును. చాలా మందెళ్లారండి. రీసెంట్‌గా వచ్చింది ఫైనల్ డెస్టినేషన్ సిక్స్ సిక్స్‌థ్ పార్టు. ఇదే అన్నిటికన్నా ఎక్కువ కలెక్షన్ వచ్చిందనమాట. ముఖ్యంగా ఈ 4 డీఎక్స్ వల్ల. పాత సినిమాలొచ్చినప్పుడు లేకుండే 4 డీ
అదే కదా! హ్మ్. ఓకె. ఆహా! అదే. మరి చూసినోళ్ళు ఎవరన్నా ఎలా చే ఎలా ఉందని చెప్పారు? ఏమన్నా మీకు చెప్పారా? మీకు తెలిసినోళ్ళు ఎవరైనా చూసారా?
అవునవును. అవునండి. ఆ! చూసారు చాలా అదిరిపోయిందని చెప్పారు ఇంకా. ఈ జంప్ స్కేర్స్ అనేవి చాలా ఉన్నాయంట సినిమాలో. నేను మిస్ అయినాను.
హుహు. ఓహ్! సూపర్. హుహు. అంతేలెండి. కానీ, నిజంగా చాలా విషయాలు షేర్ చేసుకున్నారండి. అంటే, ఈ 4 డీఎక్స్ ఏదైతే ఉందో, ఈ టెక్నాలజీ చాలా కొత్తగా అనిపిస్తుంది. హ్మ్. ఇంకా అది గుడా ఆహ్, కొన్ని భయంకరంగా ఉంటాయనమాట.
హ్మ్. <giggles> అవునండి. చాలా అంటే, అద్భుతమైన టెక్నాలజీ ఇది.

ఓహ్! ఓకే.
అందుకే. ఆ! ఈ ఆ! ఇ
అందుకని మనకి కొంచెం ఇలా డిస్టెన్సొచ్చినట్టు లేతే దెగ్గరికొచ్చినట్టు ఉంటుంది. హ్మ్.
ఆ! ఆ! ఇలా టూర్ ఆ! కొంచమిలా బ్లర్‌గా ఉంటది ఫుట్టేజంతా గూడా. అలానే
ఆ! కళ్ళజోడు తీసేస్తే నిజంగానే బ్లర్‌గానే ఉంటది.
అవునవును. అలానే ఈ మధ్య కాలంలో ఏంటంటే, ఒక 5, 6 సంవత్సరాల క్రితమే ఫోర్ డీఎక్స్ అనేది ఒచ్చింది. ఈ ఫోర్ డీఎక్స్ దేనికంటే ఆ! అదే అండి, త్రీ‌డి, త్రీ‌డి సినిమానే, కాకపోతే ఈ స్పెషలెఫెక్ట్సనేటివి థియేటర్‌లో గూడా ఉంటాయి. ఇప్పుడూ ఉదాహరణకి 3డీ సినిమా జూస్తున్నప్పుడు, ఆహ్, దాంట్లో దుమ్మొస్తే, దుమ్ము మనకి నిజంగానే ఒచ్చినట్టనిపిస్తది గదా! 3డీ స్ 3డీ స్పెక్ట్స్ పెట్టుకున్నప్పుడు. హ్మ్. హ్మ్. ఈ ఫోర్ డీఎక్స్‌లో ఏంటంటే, ఆ థియేటర్‌లో నిజంగానే దుమ్మూ ఒచ్చినట్టు ఫోమేషేస్తారు, లేకపోతే ఆ స్మోకొస్తే
అదే. ఆ! ఓకే. అది అదేంటిదండీ? హ్మ్. ఆ! ఆ! అవును. ఆహ్, మన దెగ్గిర దాకొచ్చినట్టుంటుంది గదా! హ్మ్. ఆహా! అంటే, ఆహ్, ఓకే. ఇలాంటి సెట్టింగ్సన్నీ చేస్తారనమాట. మనకీ ఆహ్, అంటే, స్పర్శ కూడా తెలుస్తుందా, ఆ పొగ లేకపోతే అదని?
ఆ! ఆ! అవునవును. ఆ స్పర్శ గూడా దెలుస్తుంది. ఇప్పుడు ఆ ఫోమేషేస్తారు. ఇప్పుడూ ఆ సినిమాలో స్మోక్ గానీ ఎక్కువగా వస్తే, నిజంగానే ఫాగ్ రిలీజ్ జెస్తారు. ఇపుడక్కడా వర్షం బడతే చిన్నగా ఆహ్, నీళ్ళు చల్లుతారు. అలాంటి, అలాంటి సినిమాలకి అవునవును. అంటే, ఇలా స్పెషల్‌గా 4 డీఎక్సూ ఉండే సినిమాలు గూడా ఉంటాయనమాట. ఇప్పుడు ఉదాహరణకి కొన్నీ, 'అనకొండ', సినిమా ఇంకా ఈ 'ఫైనల్ డెస్టినేషన్' అలాంటి సినిమాలేంకన్నీ.
ఓహ్! సూపరసల. <chuckles> ఆ! అయ్యబాబోయ్! వాటర్ కూడా జల్లుతూ ఉంటారా? ఓకే. అదే. అదే అండి. అయ్యబాబోయ్! అయితే 'అనకొండ' సినిమాలో ఆ థియేటర్‌లో అనకొండనొదలరు గదా!
అవునవును. ఆ! 'అనకొండ' రీ రిలీజయిందనమాట ఇలా ఫోర్ డీఎక్స్‌లో. అలా రీ రిలీజయినప్పుడేంటంటే, అదీ కొంచం వాటర్‌లో ఎక్కువగా ఉంటది గదా సినిమా. ఆ ఎఫెక్ట్స్ కోసమని జెప్పీ, నేను జెప్పాను గదా వర్షం బడితే నీళ్ళు జల్లుతారని.
ఆ! ఓకే. హ్మ్. అవును గదా! అవునవును. అవునండి.
హ్మ్. అలాంటి వాటికి, ఆ సినిమాలకి రెయిన్ కోట్స్ ముందే ఇస్తారు. ఇప్పుడు త్రీ‌ డీ సినిమాలకీ 3డీ స్పెక్ట్సెలా ఇస్తారో, ఈ 4 డీఎక్స్ సినిమాలకి, కొన్ని సినిమాలకి ప్రత్యేకంగా నీళ్ళెక్కువా ఉండే సినిమాలకి రెయిన్ కోట్సిస్తారనమాట. అలా తడిసిపోకుండా ఉండడానికి. ఆ! వాటర్ బడుతూనే ఉంటాయి. ఒక స్నానం చేసొచ్చినటుంటాయి. ఇలానే గాకుండా అండి
ఆహా! ఓకే. ఎక్స ఆ! ఓహ్! అయ్య బాబోయ్! <chuckles> అంటే, ఇక్కడ వాటర్ కొడతానే ఉంటారేమో. హుహు. అదే. అవును, దానికి కూడా ఇలా స్పెక్ట్స్ పెట్టుకొనే చూసుకోవాలా, లేకపోతే నార్మల్‌గా చూసినా సరిపోతుందా?
ఆ! నార్మల్‌గా జూస్తే సరిపోదు. నేనన్నట్టు ముందు జెప్పాను గదా! బ్లర్రుగపిస్తదిని 3డీ. హ్మ్. కాబట్టీ, ఈ స్పెక్ట్స్ పెట్టుకొని అవునవును. 3డీ స్పెక్ట్స్ పెట్టుకొనే జూడాలి. ఇంకా ఈ వాటరెఫెక్ట్స్, ఈ స్మోకెఫెక్ట్స్ అలానే ఆ! ఇంక బబుల్సొస్తే బబులెఫెక్ట్స్, స్నో ఒస్తే
ఆ! ఓకే. ఓకే. అయితే, త్రీ‌ డీ స్పెక్ట్స్ మళ్ళీ పెట్టుకోవాలి. ఓకే. ఇదంతా ఎడిషనల్. ఓహ్!

వైట్ ఫోమేస్తారు పైననే. అవునవును వైట్ ఫోమేస్తారు. గాలోస్తే గాలి ఎక్కువగా, ఆ ఫాన్స్ అన్నీ ఒకేసారి గట్టిగా ఏస్తారు. ఇవ్వే కాకుండా అసలు అద్భుతమైన విషయమేంటంటే, సీట్స్ గూడా కదులుతాయండి.
మళ్ళీ మనకి కూడా మన మీద కూడా స్నో ఏస్తా ఉంటారేమయితే. హుహుహు. ఓకే. హ్మ్. ఆ! చెప్పండి. వైబ్రేట్ అవుతాయా?
ఇప్పుడు ఆ! వైబ్రేట్ అవ్వడమే గాదు, మొత్తం కదులుతాయి. ఇప్పుడు ఏదైనా 'ఎఫ్ 1' సినిమా ఉందనుకోండి, 'ఎఫ్ 1' సినిమాలో ఆ! ఆ కార్ రేసింగ్ సినిమా కదా! అయితే వాళ్ళు నడుపుతున్నప్పుడు సీట్స్ వాళ్ళకి ఎలా కదులుతాయో, ఈ ఫోర్ డీఎక్స్‌లో మనం చూస్తున్నడప్పుడు కూడా అదే డైరెక్షన్‌లో తిప్పుతారండి ఇంకా.
ఆ! ఆ! కార్ రేసింగ్‌ది సినిమా. అవును. ఓకే. మనం కూడా కొద్దిగా అలా మూవ్ అవుతామన్నమాట పక్కకి అలాగా.
ప్రతి ఒక్క ఆ! ఆ! ప్రతి ఒక్క ఇండివిడ్యువల్ సీట్ అనేది మూవ్ అవుతుంది. ఇలా మొత్తం థియేటర్‌కి, థియేటరే గాదు ఒక్కో సీట్ ఇలా మూవ్ అవుతుంది. అంతే కాకుండా, ఇప్పుడు సినిమాలో ఒక క్యారెక్టర్‌ని, లేకపోతే మెయిన్ లీడ్‌ని ఎవరైనా పుష్ జేసినా, లేకపోతే ఎనకాల నుండి పొడిచినట్టు అలా జేసినా అలా ఆ నిజంగా అలా పొడివేయ్యరు కాకపోతే, పుష్ జేసిన ఫీలింగ్ ఆ వైబ్రేషననేది ఇ‌పైన ఇస్తారు. చిన్న జలక్ లాంటిదిచ్చి కొంచెం సీటు ముందుకేసేస్తారన్నమాట. దానివల్ల
ఓహ్! సూపర్ అసలా. అదే. ఆ! అంటే మనల్ని కూడా పొడిచేత్తారేమో! <giggles> ఓకే. అయ్యో బాబోయ్! అదే. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపిస్తుంది ఒకవేళ అలాంటి ఎఫెక్టున్న థియేటర్‌కి ఏదైనా హారర్ మూవీ చూడడానికెళ్తే ఆళ్ళ పరిస్థితేంటండి?
అవునవును. ఆ! నేను చెప్పాను గదా! 'ఫైనల్ డెస్టినేషన్' అని అది ఒక హారర్ ఎలిమెంట్ ఉన్న సినిమానే అండి. ఆ సినిమా ఏంటంటే, ఇలా బటర్‌ఫ్లై ఎఫెక్ట్ ఆ! అవును, చూసాను. కాకపోతే 4డీఎక్స్‌లో చూడలేదు, లార్జ్ స్క్రీన్‌లో చూసాను. ప్రసాద్‌లో లార్జ్ స్క్రీన్ ఉంటది గదా! అక్కడ చూసానన్నమాట. అయితే ఆ సినిమాలో ఏంటంటే ఇలా బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటారు గదా! నిజ జీవితంలో. అలా అలానే ఈ సినిమాలో స్ ఆ! ఆ! ఆ సినిమా మొత్తం కూడా దాని గురించే ఉంటదండి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక బాటిల్ని కిందేసాము, ఆ బాటిల్ కింద వేయడం వల్ల ఆ బాటిల్ ఇలా దొర్లుకుంటూ వెళ్ళి, దేనికో గుద్దుకొని, అదేదో గుద్దుకొని ఇంకా అక్కడ కిరోసిన్ ఎక్కడిన్నో పడిపోయి, అట్లా ఆహ్, మంట వుట్టేసి, మంట వుట్టేసి కాలిపోతారు. ఆ సినిమాలో ఇలాంటి యాక్సిడెంట్స్ చాలా జూపిస్తారు.
ఆ! ఓకే. హ్మ్. చూసారా మీరది అక్కడ. ఓకే. ఓకే. ఓకే. ఐమాక్స్‌లో చూస్ ఆ! ఆ! ఓకే. ఓకే. హ్మ్. ఆ! హ్మ్. అదేనండి, 'నాన్నకు ప్రేమతోలో' చేపించాడుగా. ఆ! ఆ! <chuckles> దేనో గుద్దుకుంటే కిరోసిన్ ఎందుకు పుట్టింది?

అవునండి. చాలా ఉంటాయి అంటే, ఆ పాప్కార్న్ స్మెల్ అనుకోవచ్చు, లేకపోతే ఆ థియేటర్‌లో ఉండే గాలి అనుకోవచ్చు, లేకపోతే డాల్బీ అట్మాసు ఆ సౌండ్ సిస్టమ్ అనుకోవచ్చు, కానీ
హుహు. ఆ! ఓకె. ఈ సౌండ్ సిస్టమ్ కూడా ఇంపార్టెంట్ అక్కడ.
అవునవును. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇంట్లో చూస్తే స్పీకర్స్ ఒకవైపు నుండే వస్తాయి గదా. సౌండ్ అంతా కూడా కొంచెం ముందు నుండే వినిపిస్తుంటాయి. అంటే, స్క్రీన్ దగ్గర నుండే వినిపిస్తుంటది. కానీ హ్మ్. కానీ థియేటర్‌లో ఏంటంటే, ఆ టీవీ ఆ స్క్రీన్ నుండే కాకుండా, మొత్తం మన చుట్టువైపుల నుండి వినిపిస్తుంటది. ఆహ్, స్పీకర్స్ కూడా 360 డిగ్రీస్ ఉంటాయి. అంటే 360 కాకుండా, ఇలా వన్‌ ఎయిటీ డిగ్రీస్ పైన మొత్తం సరౌండ్ చేసి ఉంటాయి కదా! కాబట్టి ఆ సౌండ్ సిస్టమ్ గుడా
అవునండి. అవును. టీవీ వైపు నుంచే మనకొస్తూ ఉంటుంది. ఓకె. హ్మ్. అంతేనండి. ఆ! అంటే ఎటువైపు నుంచి సౌండ్ వస్తుంటే, అటువైపు అలాగా స్పష్టంగా హ్మ్.
హ్మ్. అలా అలా స్పష్టంగా ఏర్పడుతుందనమాట. ఇలా అంటే, ఈ సౌండ్ వల్ల గూడా మనం ఆ ప్రపంచానికి వెళ్ళిపోయినట్టు ఉంటదండి. ఎంతైనా అదే ఆ సిల్వర్ స్క్రీన్‌లో చూసేది ఆ ఎక్స్‌పీ‌రియన్సే వేరే ఇంక.
ఓకె, ఓకె. యాహ్! ఓకె. అదేలెండి. అంటే మనం ఎంత మంచి థియేటర్‌ లాగా, లేకపోతే మంచి సౌండ్ సిస్టమ్ ఇంట్లో పెట్టుకున్నా కూడా, ఆ థియేటర్ ఇచ్చిన ఎక్స్‌పీ‌రియన్స్ అనేది ఇంట్లో ఇవ్వదంటారు.
అవును. ఖచ్చితంగా అండి. అంటే చాలామంది ఈ మధ్య కాలంలో, ఓటీటీస్ ఎక్కువగా వస్తున్నాయి గాబట్టి కొత్త ఇల్లు కనుక్కుంటే, లేకపోతే ఏదైనా ఇల్లు రెంట్ తీసుకున్నా గూడా, ఒక రూమ్ సెపరేట్‌గా హోమ్ థియేటర్‌కని పెట్టేస్తున్నారు.
ఓకె. హ్మ్. అవును కదండీ. హ్మ్. అవునవును. నిజంగానే ఒక మంచి స్పీకర్‌లో అలా పెట్టేసి, హ్మ్.
ఇప్పుడు ఆ హోమ్ థియేటర్‌కి పెట్టేసినా గూడా ఆ! స్పీకర్‌లు అన్నీ పెట్టేసి, కొంచెం ఖర్చు ఎక్కువగానే పెట్టి, ఓ చిన్నపాటి థియేటరే కట్టుకుంటున్నారనుకోండి. ఓకె. ఇవి ఎంత కట్టుకున్నా గూడా మళ్ళీ వాళ్ళు కూడా థియేటర్‌కి వెళ్తారండి. ఎందుకంటే, థియేటర్ ఫీల్ థియేటరే అని అందరికి తెలుసు.
ఆ! <chuckles> ఓకె. హ్మ్.